చిన్నగా ఉన్నప్పుడు మీరు కార్టూన్‌స్ ఎక్కువగా జూసేవాళ్ళా అండి?
ఆ! ఎక్కువ చాలా ఎక్కువ అసలు.
అవునా? అంటే ఎలాంటి కార్టూన్ జూసేవాళ్ళు ముఖ్యంగా?
ఆ! ఎక్కువగా ఆహ్, జెమినీ ఆహ్, టీవీలో ఆహ్, డోరా అని ఒక కార్టూన్ వస్తుండే.
ఆ! ఆ! ఆ ఆ కార్టూనంటే ఇష్టమా మీకు?
హ్మ్. డోరాగాని. ఆ! చాలా ఇష్టం. అది ఎలా ఉంటుం‌డె అంటే
ఆ!
ఆహ్, ఒక సైడ్ మనకి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తూ ఆహ్, ఇన్‌ఫారమేటివ్‌ అంటే మనకి కొంచెం
హ్మ్.
ఏక్కువ సృజనాత్మకంగా ఆలోచించే విధంగా ఉంటుండే. ఎలాగంటే దాంట్లో ఒక చిన్న పజిల్‌లాగా ఇవ్వడం దానికి సమాధానం చెప్పడం.
ఆ! ఓహ్! ఓకే. ఓకే. అంటే ఇలా చిన్న పిల్లలకి చిన్న చిన్న పజిల్స్ లాంటివి లేకపోతే వస్తువుల గురించి చెప్పేటట్టు ఉంటుండే అన్నమాట. ఆహా! న్
హ్మ్. హుహు. అవును. ఆహ్, తను‌ను అంటే తను ఎక్స్‌ప్లోర్ జేస్తూ ఉంటుంది. ఆ కార్టూన్‌లో క్యారెక్టర్. డోరా అని చెప్పేసి. హ్మ్. మొత్తం వర్
హుహు. ఆ మెయిన్ లీడ్ ఎవరు కార్టూన్‌లో?
ఆ! డోరానే అండి.
ఆహా! ఇంకా ఏ ఏ క్యారెక్టర్‌స్ ఉంటుండే అండి డోరాతో పాటు?
ఆ! ఆ! 2, 3 క్యారెక్టర్ ఆహ్, అద్ డోరా వెన్ వెనుక ఒక మంకీ ఉంటుండే.
ఆహా! ఆ మంకీకి పేరేమన్నా ఉందా?
హ్మ్. మంకీ పేరూ గుర్తులేదంత. ఆహ్, డోరా క్యారెక్టరయితే ఒకా గుర్తుండిపోయే క్యారెక్టరన్నట్టు చిన్నప్పటి నుంచి.
ఆ! హుహు.
అలాగా వాల్డన్ హ్మ్.
హ్మ్, మీకేమైనా ఇలా అంటే, ఆ క్యారెక్టర్ నుండి ఏమన్నా నేర్చుకున్నయేమన్నా ఉన్నాయా?
ఆ! నేర్చుకున్నయంటే, కొంచెం క్రియేటివ్‌గా ఆలోచించడం కొంచెం అలాగా ఆహ్, నేర్చుకోవచ్చు దాన్నుంచి. ఆహ్, దాంట్లో అడిగే క్వెషన్స్ కూడా అలానే ఉంటాయి. అంటే
హ్మ్. హుహు. అంటే చిన్నగున్నప్పుడు అవెక్కువగా చూస్తుండేవారు గదా! అయితే ఆ కార్టూన్‌ల మూలాన మీ ఆలోచనలేమన్నా మారాయా?
హుహు. ఆ! మారాయండి. అద్ ఇంకోటీ మనకీ 'బెన్‌ 10' అని ఇంకో షో వస్తుండె దాంట్లొ. <chuckles> మనకీ కార్టూన్ నెట్‌వర్క్స్‌ లోనో హ్మ్.
ఆ! ఆ! కార్టూన్ నెట్‌వర్క్‌లో. హ్మ్.
ఆ! 'బెన్‌ 10' కూడా ఎక్కువగా చూసేవాడిని. దాంట్లో మనకీ వివిధ రకాలా ఎ 10 అవతారాలో ఏమో ఉంటుండే కద. 'బెన్‌ 10' ఆహ్, ఎలియన్స్ ఆహ్, అలాగ చూసి కొంచెం మనకీ ఆహ్, క్రియేటివ్ థాట్స్ వస్తుండే ఆ సమయంలో గాని
ఎ ఎలియన్స్. ఆ! హ్మ్. హ్మ్.
అనుకునేవాడిని ఇ ఇలాగా, ఒక వాచ్ ద్వారా, ఇలాగ గూడా జేయొచ్చా! అనే విధంగా <chuckles> ఆ! వస్తుండే ఆలోచనలు గూడా.
<chuckles> ఆ! అంటే మీకూ, ఎక్కువగానే ఇష్టమా అండి ఈ 'బెన్‌ 10'?
ఆ! 'బెన్‌ 10' ఇష్టం దాని తరవాతా 'హీ‌-మ్యాన్' అనింకోక కార్టూన్ షో వస్తుండే.
ఆ! ఆ!
'హీ‌-మ్యాన్' గానీ ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి అలాగ కార్టూన్ షోస్‌ గాని.
ఆ! అయితే బెన్‌ 10లో ఏలియన్స్ ప పదేలియన్సుంటాయి గదా! మీకన్నిటికన్నా ఏదెక్కువిష్టం?
అవును. అవును. ఆ! నాకు ఆహ్, ఏలిన్యా క్యారెక్టర్స్ ఎక్కువగా తెలియదండి నాకు గానీ. ఆహ్, ఎక్కువగా ఆ! ఆ! ఎక్కువగా అంటే, చూసేవాడిని గాని, అంత హ్మ్. పర్టిక్యులర్‌గా ఆహ్, దాన్ని ఆ క్యారెక్టరా, ఆ పేర్లా లాగా గుర్తులేవు నాకు.
'ఫోర్ ఆర్మ్స్' గుర్తుందా? ఆ! ఆ! గుర్తులేవా ఇంకా? ఓకె.
హ్మ్. ఇంకా మనకి కార్టూన్ పర్క్స్ లోనే ఇంకొకటి, ఇంకో షో వస్తుండె మనకి. ఆ! హ్మ్, కాక్రోచెస్సొ ఏదో ఉంటుండే అది.
ఆగి అండ్‌ కాక్రోచస్సా? ఆ! <laughs> అంటే, హ్మ్. ఇది చూసేవాళ్ళా ఎక్కువగానే?
ఆ! యాహ్! ఆహ్, 'ఓగ్గి అండ్ గ కాక్రోచెస్'. అదీ చాలా ఫన్. ఆ! ఆ! ఓగ్గీ కాక్రోచెస్ అయితే, రెగ్యులర్‌గా రోజు చూసేవాడిని. ఆహ్, హ్మ్. ఆ ఉదయము స్కూలుకెళ్ళే కంటే ముందు, స్కూలు నుంచి వచ్చేశాక అలాగే పెట్టుకొని ఒక గంటలు, గంటలు చూసేసేవాడిని. అంటే సమయం కుదిరినప్పుడల్లా.
హ్మ్. హ్మ్. ఎక్కువగా ఏ లాంగ్వేజ్‌లో జూసేవాళ్ళు?
ఆ! తెలుగులోనే చూసేవాడిని. అప్పుడప్పుడు హిందీ వస్తుండే. ఆ
ఆ! హిందీలో ఇలా 'షారుక్ ఖాన్' డబ్బింగ్ చెప్పినట్టు ఇట్లా మిమిక్రీ జేస్తారు గదా!
అవును. అవును. అవును. ఓగ్గీ కారే ఓగ్గీ క్యారెక్టర్‌కి కదా! అవునవును. విన్నాను నేను. అవును. విన్నాను నేను. ఆహ్, 'షారుక్ ఖాన్' గారి క్యారెక్టర్ విన్నాను అది వాయిసు.
ఆ! ఓగ్గీ క్యారెక్టర్‌కి? మీకు నచ్చు‌తుండేనా? హ్మ్. హ్మ్. హ్మ్
హ్మ్.
అంటే ఆహ్, ఎవరెక్కువ ఇష్టం ఓగ్గీ? ఓగ్గీ వాళ్ళ అన్ననా?
<chuckles> ఓగ్గీ ఇష్టమండి. అది ఆ! కాక్రోచెసు అలా సతాయిస్తుంటే, ఆహ్, వాటిని ఎలా ఇది చేయాలనేది ఎమ్ చాలా ఫన్నీ వేలో ఉంటుండే అది కూడా మొత్తం.
<chuckles> ఆ! అదే మీకు కోపం వస్తుండేనా, మళ్ళీ కాక్రోచెస్ పైన?
వస్తుండే, ఒక సైడు అవి న నవ్వు తెప్పించే విధంగా ఉంటుండే, వాటి క్యారెక్టర్స్ గూడా కాక్రోచెస్ క్యారెక్టర్ గూడా.
హ్మ్.
ఆ విధంగా ఫన్ తోటి నిండుడడం వల్ల చాలా ఇది ఉంటుండే చూడ్డానికి కూడా మనకి.
హ్మ్. అంటే ఈ కార్టూన్స్ చిన్నగా ఉన్నప్పటి నుండె చూడడం ద్వారా ఏమవుతుందంటే మంచి ఏది, చెడు ఏది అని ఓ విధంగా కొంచెం కొంచెం కొంచెం తెలుస్తుంది.
హ్మ్. హ్మ్. అవును. అవును. అవును.
దీని వల్ల మీరు జూసిన కార్టూన్స్ వల్ల అసలు హీరో ఎలా ఉంటాడు, విలన్ ఇలా ఉంటాడు అని ఏమన్నా అర్థమయిందా మీకు?
హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! అర్థమైందండి, ఆహ్, ఈ 'ఓగి అండ్ కాక్రోచెస్' సపోజ్ మనం ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే ఆ! వీటిలో 'కాక్రోచెస్ ఓగిని' సతాయిస్తు ఉంటాయి. ఆ 'ఓగి' కూడా చాలా మార్గాలు కనుక్కుంటూ ఉంటాడు ఏం చేయాలి ఎలా వీటిని ఆహ్, దూరం చేసుకోవాలి అనే విధంగా చేస్తూ ఉంటాడు 'ఓగి‌గి ఆహ్, కాక్రోచెస్' అయితే ఆ నాకు ఈ ఇలా ఈ కార్టూన్‌లో కొంచెం విలన్ టైప్ లాగా అంటే కొంచెం చెడు చేసే వాటిలాగా అనిపించాయి నాకు.
హ్మ్. <chuckles> హ్మ్. హ్మ్. హ్మ్.
హ్మ్. ఇప్పుడు వేరే వ్యక్తిని సతాయిస్తున్నామంటే అది అహ్, మన క్యారెక్టర్ బ్యాడ్ అన్నట్టుగ‌దా ఇది ఉంటుంది కదా! హ్మ్. హ్మ్. అలా అర్థం చేసుకునేవాడిని వాటిని.
ఓకే. ఓకే. అట్లా అర్థమయిందా మీకు ఇంకా? ఆ! ఈటీవీ షో‌సే కాకుండా అండి. ఇంకా మిగతా రియాలిటీ షోస్ కూడా చిన్న పిల్లలకి ప్రత్యేకంగా ఇలా 'టక్కేసి‌స్ కాజల్' అని, లేకపోతే 'ఆర్ట్ అటాక్' అని, లేకపోతే 'మాడ్' అని, ఇలా వచ్చేవి కదా అవి కూడా జూసేవాళ్ళా మీరు?
హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! ఇవన్నీ కాదు కానీ, జీ తెలుగులో ఒ ఒక హ్మ్. షో వస్తుండే చిన్నపిల్లలది. ఆహ్, మాయాద్వీపమని చాలా ఇష్టముంటుండే. యాక్చువల్‌గా ఆహ్, ఆ షో నడుస్తున్నంత సేపు అది ఆహ్, రీ అంటే మనకి రియల్ వరల్డ్‌లో అలాగే జరుగుతుందేమో అన్నట్టు తెరకెక్కించారు ఆ షోనంతా కూడా మనకి. ఆ!
మాయాద్వీపమా? <chuckles> ఆహా! హ్మ్. ఇలా ఆ చెట్ల పేర్లుంటాయి గదా! ఆ పేర్లు గుర్తున్నాయా మీకు?
ఆ! తెలుసు తెలుసండి. చెట్ల పేరు పిల్లల మర్రి రాజు, ఇంకోటి హ్మ్. ఇంకో పేర్లున్నాయండి ఇంకో 2, 3 పిల్లల మర్రి రాజైతే తెలుసు నాకొకటి.
ఆహా! <chuckles> అంటే పిల్లమర్రి రాజంటే మీకిష్టమింకా.
అవును. పిల్లల మర్రి రాజంటే ఎక్కువిష్టం.
ఆ! ఇంకా లాస్ట్‌కి ఒక రాక్షసుడు వస్తుండేవాడు గదా! ఆయన పేరేమన్నా గుర్తుందా?
ఆ! పేరు అంత గుర్తు రావట్లేదండి సడెన్‌గా. ఆ! ఆహ్, ఒంటికన్ను రాక్షసుడు. అవును. ఆహ్, అవును పిల్లలతోటి కూడా ఫైట్ జేస్తుండే. హ్మ్. ఆ ఒంటికన్ను రాక్ష
ఒంటికన్ను రాక్షసుడు. ఆ! అవునవును. అది మీరు అంతా చూస్తుండేనా అంటే ఆ షో?
ఆ! మొత్తం చూస్తుండేండి ఫస్టు నుంచి లాస్టు వరకు మనకి కొన్ని టాస్కులిస్తారు. వాళ్ళకి పిల్లలకి గూడా.
హ్మ్. మళ్ళీ అంటే ఇది ఈ షో? మొత్తం గూడా ఒక హారర్ థీమ్‌లో ఉంటది గదా! ఆ! ఇది జూస్తే మీకెప్పుడు ఎక్కువగా భయం గాలే చిన్నగున్నప్పుడు ఇప్పుడు గాదు?
హ్మ్. ఆ! అవును. అవును. ఆ! అయిందండి. ఎందుకంటే ఆ స ఆ టైంలో మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అదే అంటే అదే నిజంగా రియల్ వరల్డ్. ఆ! నిజంగా దెయ్యాలు అవేనేమో అనే సందర్భ అని అర్థం చేసుకున్న సందర్భాలు గూడున్నయి.
హ్మ్. హ్మ్. హ్మ్ హ్మ్. ఇంకా ఆ షో గురించి మాట్లాడితే అండి. చాలా మంది ఈ లాస్ట్ రౌండ్‌కి ఒచ్చాక ఓ ఈ ఒంటికన్ను ఒంటికన్ను రాక్షసుడిని చూశ్నంక చాలా మంది పిల్లలు ఏడ్చేస్తారు. అంటే ఆహ్, ఆస్ అలా చేయడం మంచిదేనా? అంటే ఆ పిల్లలు నిజంగానే ఎక్కువగా భయపడితే ఏదో ట్రామా‌లోకి వెళ్ళిపోతారు గద!
హ్మ్. హ్మ్. వంటి కన్ను రా అవునవునవును. అలాగ హ్మ్. హ్మ్. హ్మ్. అవును, నిజంగనే. అయితే ఆహ్, చిన్న పిల్లలకి ముందున్న చెప్పి తీసుకెళ్లాలి. ఇలాగ ఏం ఉండదు ఎహ్, అన్నట్టు. ఎ ఎంతైనా కూడా మనకి, ఆ వయసులో ఉన్న పిల్లలు కూడా మనకి భయపడతరు. ఎంత మనకు అలాంటి సడన్
హ్మ్. హ్మ్. అదే ఇంకా ఎందుకంటే ఒంటరిగానే పంపుతారు గద. ఇలా అండర్‌గ్రౌండ్‌లా ఉంటదది. అంతా ఒంటరిగానే వెళ్తారు. యాంకర్ కూడా ఎళ్ళడు కిందకి.
హ్మ్. అవును. అవును. ఆ భయమైతే ఉ ఉ ఉంటుందండి. ఆహ్, ఆక్చు నేను ఒకవేళ నేనెళ్ళింటే భయపడేవాడిని. ఇప్పటికీ హారర్ సినిమాలు చూడాలంటే భయపడతాను కొన్ని సార్లు.
హ్మ్. <chuckles> <chuckles> ఇలా మీరు ఏదైనా హారర్ కార్టూన్ చూసేవాళ్ళా చిన్నగున్నప్పుడు?
హ్మ్. హారర్ కార్టూన్ అంటూ ఆహ్, హారన్ హారర్ కార్టూన్ ఎం చూడకపోయేవాడినండి, అంతగా. ఆహ్, అయితే వేరే ఆహ్, మనకి నేషనల్ జియోగ్రఫీ గాని అలాంటి ఛానెల్స్ ఉంటాయి గద. వాట్లల్లో వచ్చే మనకి ఫుడ్ ఫ్యాక్టరీ కానీ. లేకపోతే ఆ డిస్కవర్ ఛానెల్‌లో వచ్చే ఆహ్, మ్యాన్ వెర్సస్ వైల్డ్ కానీ అలాగే ఎక్కువ చూసేవాడిని. ఇవి ఇన్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటివ్
హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! ఇలా ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ చాలా చూసారనమాట. కాబట్టి హ్మ్. ఇవి ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ అంతగా చూశారు గాబట్టి మీరు
అవును. ఆహ్, మళ్ళీ మనకు హ్మ్. హ్మ్.
అంటే, ఇప్పుడు అవి ఏ విధంగా అయినా మీకు ఉపయోగపడుతున్నాయా?
ఆ! ఉపయోగపడుతున్నాయండి. ఎక్కువగా మ నేను అది ఫుడ్ ఫ్యాక్టరీ తర్వాత, ఇది జూసేవాడిని గదా! ఆహ్, మోటార్ వెహికల్‌ అహా, వె వెహికల్స్ ఆహ్, మ్యాన్యుఫ్యాక్చరింగ్, అని అది ఉంటుండే ఇంకొకటి. ఆహ్, హ్మ్. ఏదో షో పేరు తెలియదు నాకు. మా నేషనల్ జియోగ్రాఫిక్ ఛానెల్‌లో వొస్తుం‌డే. ఇప్పుడు మనకి కొంచెం అది‌ రీ అవి కూడా కొంచెం, ఈ రియల్ వరల్డ్‌లో మనకి అవసరమొస్తున్నాయి. అంటే పనికొస్తున్నాయి‌గ అని ఏప్ అనిపిస్తుంది.
మ్యాన్ వర్సెస్ వైల్డా? హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. అంటే వెహికల్‌లో ఏ పార్ట్ ఏది, అని కొంచెం అవగాహన అయితే వొచ్చింది మీకు.
ఆ! ఆ! చెప్పాలంటే, నిన్న మొన్న అంటే, ఆ చూసిన కంటెంట్ ద్వారా కొంచెం ఉపయోగమే ఉంది. ఎలాగంటే
హ్మ్. హ్మ్.
ఉపయోగపడింది ఆ కంటెంట్ నాకంటే ఎక్కువగా బయట ఆహ్, మోటార్స్ గురించి మనం, అంత తెలియదు కదా! మనమే
ఓకే. ఓకే. ఆ! ఇప్పుడు బయట ఒక కార్ చూస్తే, ఈ కార్‌లో ఈ మోటారుంటది, ఏంత స్పీడ్ వెళ్ళగలుగుతది, అని అయితే తెలిసింది మీకు.
హ్మ్. హ్మ్. అవును. అ అలాంటి ఇన్ఫర్మేషన్ మనకి అప్పుడు చూసిన దాంత్
అదే. ఆ మాత్రం కొంచెమన్నా నేర్చుకున్నా జాలింకా.
ఆ! అలాగ కొంచెం నేర్చుకున్నాను. కొంచెం, కొంచెం దాని తర్వాత ఫుడ్ ఫ్యాక్టరీ ద్వారా ఇప్పుడు ఈ కేక్స్ గానీ, ఇవి మన బయట తినుబండారాలు అవి ఉంటాయి గదా!
హ్మ్. హ్మ్. హ్మ్.
ఆ! ప్యాకింగ్ చేశ్న ఫుడ్స్ అనే అలాగా. వాటినెలా ప్యాక్ చేస్తారో ఆ షోస్‌లో అలాగ చూపించేవాళ్ళు. ఆహ్, ఆహ్, ప్యాకెట్స్‌లలో ఏ ఎంగా ఏ అంటే ఏ ఆక్సిజన్ ఆహ్, గాలి
హ్మ్. అసలు ఏమేమి కలుపుతరు? ఇంగ్రీడియెంట్స్ ఏంటి? అన్నీ మొత్తం తెలుసుకున్నారు మొత్తానికి. హ్మ్. అయితే మీరు చూసినప్పటి షోస్‌కి గాని లేకపోతే...
హ్మ్. అవును. అవును. హ్మ్.
మొన్నటి వరకు. ఈ ఓటీటీస్ రాకముందు గూడా షోసు టీవీలోనే చూసేవాళ్ళంతా. ఈ ఓటీటీస్ ఒచ్చాక ఏంటంటే పిల్లలంతా గూడా ఓటీటీలో, నెట్‌ఫ్లిక్స్‌లో, లేకపోతే యూట్యూబ్‌లోనే చూస్తున్నారు షోస్. హ్మ్. ఇవి ఏ విధంగా ప్రభావితం చేస్తాయి పిల్లల్ని? మీ మీరు చూసినట్టుగానే ఇన్ఫర్మేటివ్‌గా ఉంటున్నాయా? ఈ షోస్. లేకపోతే అసలు ఆలోచన శక్తిని తగ్గించేలా ఉంటున్నాయా?
హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అవును. అవును. హ్మ్. హ్మ్. ఆ! ఇన్ఫర్మేటివ్ ఆ! ఇన్ఫర్మేటివ్ ఉంటున్నాయి గానీ. మనకి పిల్లలకి ఏం ఎఫెక్ట్ పడుతున్నదంటే దాని నుంచి ఆహ్, స్క్రీన్ ఆన్ టైమ్ ఎక్కువైపోతుందండి. ఆహ్, టీవీలో చూడట్లేదు పిల్లలు ఈ మధ్య. టీవీలో ఒకవేళ చూస్తే టీవీలో చూస్తున్నారు. వాళ్ళకి టీవీలో ఒకవేళ పెట్టకపోతే ఫోన్‌లో అడుగుతూ ఉంటారు. దీనివల్ల పిల్లలు ఆ ఎక్కువగా ఫోన్‌కీ అడిక్ట్ అవ్వడం గానీ, టీవీస్‌కీ అడిక్ట్ అవ్వడం గానీ జరుగుతుంది. బయట వాతావరణంలో ఆడుకోవడం గాని లేకపోతే ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం. అలాగా
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అదే ఇవన్నీ అవుతున్నాయి.
హ్మ్. ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ ఈ కాలం పిల్లలకి గూడా ఎక్కువగా.
అంటే ఇ ఈ మధ్య కాలంలో ఒచ్చే షోస్ గు ఎలా ఉంటున్నాయి అంటే, ఇలా ప్రతి 5 సెకన్లకి కలర్స్ చేంజ్ జేశెస్తారు మొత్తం. మ్యూజిక్ చేంజ్ జేశెస్తారు.
హ్మ్. అవును. అవును. ఎక్కువ కాంట్రాస్టూ వీడియోలు ప్లే జేస్తరు. హ్మ్.
హ్మ్. ఇది ఏ విధంగా అసలు ప్రభావితం జూపిస్తాయి పిల్లల పైన?
ఆహ్, వాళ్ళ దృష్టిపై గూడా ఎక్కువగా ఇది జేస్తుందండి. ఈ కలర్స్ ఎక్కువగా రావడం. లేకపోతే ఈ స్క్రీన్స్‌ని ఎక్కువగా జూడ్డం ద్వారా. ఆహ్, ఆహ్, ఎక్కువ అలవాటు పడిపోతున్నారు ఇలాంటి షోస్‌కి గాబట్టి ఆహ్, ఏదన్నా వాళ్ళకి
హ్మ్.
నైపుణ్యం సైడ్ అం
ఉపయోగం మనకి. ఆ!
ఎక్కువగా స్కిల్స్ నేర్పియ్యాలన్నా అలాగే ఇబ్బంది అవుతుంది పిల్లలతో పిల్లల విషయంలో గూడా. వాటికి అడిక్ట్ అయి పోవడం, ఆహ్, ఒకవేళ ఆ ఫోను గాని అలా ఇవ్వకపోతే అసలు కో కొంతమంది పిల్లలు తి ఆహ్, తినరు ఆ రోజు లేకపోతే ఆహ్
అవును. నిజమె. హ్మ్. అదే అంటే చాలా యాంగర్ ఇష్యూస్ గూడా చాలా ఒచ్చేస్తున్నాయండి.
ఆ! యాంగర్ ఇష్యూస్ గూడా ఎక్కువ మనకి కోపాలు రావడం లేకపోతే చెప్పిన మాట వినకపోడం. ఆహ్, ఒక్ కొందరి పిల్లల్ని జూసాను నేను ఆహ్, అలాగా ఫోన్ ఇవ్వకపోతే ఏం జేసేస్తున్నారు? ఫోన్ దీసి కిందర విసే కి కింద విసిరేస్తరు.
హ్మ్. అదే. అదే. <chuckles> అదే అంటే ఇలాంటివి నియంత్రించాలంటే పేరెంట్స్ ఏం జేయాలి?
ఆ! ఆ! పేరెంట్స్ ఏం లేదండి చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఇలాగో పరికరానికి అలవాటు జేయకుండా, మనకి బయట చాలా ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటాయి. ఎల్ ఎలా అంటే ఆహ్, ఏమంటారు? ఇప్పుడు మా సమయంలో అయితే మేము ఎక్కువగా దాగుడుమూతలు అలాగ ఆడేవాళ్ళం, క్రికెట్ ఆడేవాళ్ళం అలాంటి ఆటలకు అలవాటు చేయడం గానీ లేకపోతే
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
ఆ! వాళ్ళకి పార్క్‌కో ఎక్కడికన్నా తీసుకెళ్ళి ఒక వాక్‌కి తీసుకెళ్లాలి రోజు.
ఓకే. అలాంటి యాక్టివిటీస్ జేపిస్తే ఇంక ఆపేస్తారు, ఎక్కువగా వాడుతున్న.
ఆ! ఆపేశారండి. ఎందుకంటే మనకి హ్మ్, ఆహ్, యాక్చువల్‌గా మా కాలంలో జూష్ ఆహ్, జూస్తే సినిమాలు ఇవి ఎక్కువగా చూసేవాళ్ళం మేము. ఎలాగంటే ఈ క్రికెట్ ఇవన్నీ ఆ ఆడాక కొంచెం ర సాయంత్రం పూట సమయం దొరికితే అలాగే చూసేవాళ్ళం ఈ సినిమాలు గానీ, టీవీలు గానీ. ఇప్పుడ్
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అలానే అసలు సినిమాలు జూసి ఇలా చేసేవాళ్ళు అన్నారు కదా! కార్టూన్ చూసి ఏదైనా మీరు గేమ్స్ లాంటివి ఏమన్నా ఆడారా? ఇలా ఒక కార్టూన్ చూసి క్రికెట్ ఎక్కువగా ఆడడం గాని లేకపోతే బె బ్లేడ్ అని వస్తుండే ఒక కార్టూన్, దాన్ని జూశి అలా చక్రాలు తిప్పడం గాని అలాంటివి చేసారా మీరు?
హ్మ్. హ్మ్. ఆ! వాల్ అవును. ఆ హ్మ్. హ్మ్. ఆ! ఆ ఆడేవారమండి. ఎక్కువగా అలాగే వాలీబాల్ ఆడేవాళ్ళం. కార్టూన్ జూసి కాదు గానీ అప్పుడు ఆహ్, చానెల్స్ కూడా తక్కువ మనకి టీవీలలో.
హ్మ్. హ్మ్, హ్మ్.
హ్మ్. ఆ స్పోర్ట్స్ గూడా ఎక్కువ జూసేవాడిని ఆవ ఆహ్, సపోజ్ ఆ డబ్ల్యూడబ్ల్యూఈ అని వస్తుండే అది చూసి మా‌వాల్
హుహు. ఓకే. అవి చూసి ఏమన్నా కుస్తీ పోటీలు ఏమన్నా జేసినారా మీరు? <chuckles>
ఆ! అబ్బో! చాలా. మా వాళ్ళు అనుకరించేవాళ్ళు ఆ షోని.
ఆ!
ఆ! ఇప్పుడు కన్‌స్ట్రక్షన్ కోసం తీసుకొచ్చిన ఇసుకుంటుంది గదా ఇం ఇండ్ల దగ్గర. ఆహ్, ఆ ఆ ఇసుకలకి వెళ్ళిపోయి
హ్మ్. ఓకే. ఆ ఇసుకల పైన అది అక్కడ కొట్లాడుతుండే అన్నమాట.
దాంట్లో దుక్కుతుండేవారు. హ్మ్. ఆ! అక్కడ కింద మీద పడ్డం లేకపోతే సేమ్ అలాగే డబ్ల్యూడబ్ల్యూఈలో ఏలా చేస్తారు. లేకపోతే వాళ్ళ ఫేవరైట్ స్టార్సుంటారు గదా ఫైటర్స్. ఆ! వాళ్ళని ఆహ్, అనుకరించి వాళ్ళలాగా పడుతుం ఆ చాలా చేసేవాళ్ళం ఇలాగ గూడా.
<laughs> ఆ! హ్మ్. అదే మన సిగ్నేచర్ మూవ్ జేయడం. అలా డబ్ల్యూడబ్ల్యూ‌ఈ ఆడతా మీరు ఆడతా అని జెప్తే నాకేం గుర్తొచ్చిందంటే కార్డ్స్ గూడా కలెక్ట్ జేస్తుండే గదా!
ఆ! ఆ! ఆ కార్డ్స్ అవునండి ఆ డబ్ల్యూడబ్ల్యూ‌ఈ అవి కార్డ్స్ గూడా ఉంటుండే ఆ! ఆ కార్డ్స్ గూడా. హ్మ్. ఆ! కార్డ్స్ గూడా కలెక్ట్ జేసి లేకపోతే ఆ బయట షాప్స్‌లలో గూడా దొరుకుతుండే. ఫైవ్ రూపీసొ టెన్ రూపి ఆహ్, ఫైవ్ రూపీసె అనుకుంటాను యాక్చువల్.
అవును. అదే అవి మీరు ఆడుతుండేనా మళ్ళా? హ్మ్. హ్మ్. అవునవును చాలా తక్కువ డబ్బుకే దొరికే‌స్తుండే అప్పుడు.
హ్మ్. ఇం అవును. ఆ ఇన్ని కార్డ్స్ ఇస్తుండే మనకి ఒక బాక్సుంటుండే. ఆ బాక్స్ నిండా కార్డ్స్ ఇస్తుండే. ఆహ్, ఆ స్కూలుకి వెళ్ళి అలాగే మా ఫ్రెండ్స్‌కి జూపించుకునేవాడిని. ఆహ్, ఏ నా దగ్గర ఈ స్టార్ కార్డుంది. అలాగ అన్ని చూపించుకునేవాడిని.
హ్మ్. అదే నా‌ది ఆడుం‌డే. అంటే ఎప్పుడన్నా మీరు ఎక్స్‌చేంజ్ జేసుకున్నారా మళ్ళీ కార్డ్స్?
హ్మ్. చేసుకునేవాళ్ళమండి ఆహ్, అంటే ఆహ్, నా దగ్గర లేని కార్డ్స్ మా ఫ్రెండ్స్‌కిచ్చేవాడిని. వాళ్ళ దగ్గర ఏమైనా నాకు నచ్చితే అక్క ఆ! వాళ్ళ దగ్గర నుంచి తీసుకునేవాడిని.
హ్మ్. <chuckles> మొత్తానికైతే మీ చైల్డ్‌హుడంతా ఈ షోసు వీటితో చాలా బాగానే ఎంజాయ్ జేసారు మీరు.
అలాగే జరుగుతుంది. ఆ! చాలా అండి చాలా. ఈ అలాంటి రోజులు మళ్ళీ రావు.
అదే. అవునవును. చాలా బా చెప్పారండి అసలు మీరు చిన్నగున్నప్పుడు జూషిన కార్టూన్లు, షోలు మీ ఆలోచనా విధానాన్ని ఎలా మార్చిందని చాలా బా జెప్పారు ధన్యవాదాలండి.
హ్మ్. హ్మ్. ఆ న మీతో మాట్లాడడం కూడా నాకు చాలా బాగా అనిపించిందండి ధన్యవాదాలు.